ఇప్పుడు మీరూ ఫోనులు గానీ, టీవీలు గానీ ఆయన్నీ ఎక్కువ చూస్తా ఉంటారా?
హ్మ్. ఆ! చాలా అండి. అంటే చాలా దారుణంగా జూస్తాను ఇంక అసలు సెలవుల సమయంలో అయితే చెప్పుకోక్కర్లా.
అంత దారణంగా చూసిన తర్వాత ఎప్పుడైనా గానీ ఇయన్నీ కొంచెం కొంచెం తగ్గిచుకుంటే బాగుండు కదా! అని చెప్పేసి అనిపిచ్చినయి ఏమన్నున్నాయా స్క్రీన్ టైమ్ గురించి?
హ్మ్. ఓకే. అవునండి. అంటే సెలవలొచ్చేసరికేమైందంటే ఎన్ని గంటలనుకున్నారు. ఇంక లేవడం, బ్రష్ చేసుకోడం. టిఫిన్ గూడా ఇంగ నేను ల్యాప్‌టాప్ ముందు కూర్చొని ఏదో సీరీస్ వెదుకుతు ఉంటే మా అమ్మమ్మ టిఫిన్ దెచ్చిచ్చేవాళ్ళు. అది తింటా ఏదో సీరీస్ సెలెక్ట్ చేసుకోడం ఇంగ మళ్ళీ సాయంత్రమే లేచేది. మా అమ్మొచ్చాక
హ్మ్. హుహు. ఏంటి అప్పుడ దాకా టీవీ చూస్తానే ఉండేవోళ్ళా కంటిన్యూస్‌గా?
రేయ్! టీవీ గూడా గాదు. టీవీ అయినా వేరు కొంచెం దూరముండేది. కళ్ళకి ఇబ్బంది దగ్గేదనుకోచ్చు. ల్యాప్‌టాప్ ఇంకా సాయి <chuckles> ఇంకోటి చే ఆ!
ఆ! ల్యాప్‌టాప్ అమ్మా! ల్యాప్‌టాప్ చూస్తా ఉండేవాళ్ళా? ల్యాప్‌టాప్ ఏంటి వర్క్ చేసుకుంటా ఉండేవోళ్ళా ఏంటి?
లేదు. లేదు. అంటే సెలవలు కదా! ఈ సీరీస్ చూడ్డమనేది ఆ నెట్‌ఫ్లి‌క్స్ తీసుకున్నానే గానీ సీరీసండి. ఎన్ని సీరీస్ చూసానంటే
హ్మ్. మరదేదో టీవీలో జూడొచ్చు కదా! మీకు కళ్ళ కన్నా బాగుండేదీ.
అవును. అంటే కొన్నిసార్లు అమ్మమ్మ, తాతయ్యలేమైనా సీరియల్స్ చూడాలన్నా, డ్యాడి ఏద‌న్నా సినిమా చూడాలన్నా నాకు డిస్టర్‌బెన్స్ కదా! నా ల్యాప్‌టాపనుకోండి నేను దప్పితే ఎవ్వరు వాడరు. ఇంకందుకని అదే వాడేదాన్ని.
హుహు. అవును. అదే వాడేవోళ్ళు. రూమ్‌లో కూర్చొని చీకటి గదిలో అలా కూర్చునేవోళ్ళా లేకపోతే ఏంటి?
చీకటి గదేముండేది కాదు. అది కొంచెం ప్లస్ అయింది. బానే మాములు లైట్స్ ఉన్న గదిలోనే కూర్చునేదాన్ని. కానీ వారం, 10 రోజులకే, నాకు అర్థమైపోయిందన్నమాట. ఇదేదో తేడాగా ఉందే అని చెప్పేసి. అంటే నిద్ర పట్టేది కాదు, అంటే నైట్
అవునా? ఆహా! ఎంగి ఏదో తేడా కొడుతుంది సేనా అని జెప్పేసనిపించిందా?
అవునవును. అంటే ఇంట్లో ఆహ్, నిద్ర టైమింగ్స్ కొంచెం బాగా చూసేవారన్నమాట మమ్మీ 10 దాటితే మెలుకోనిచ్చేవారు కాదు. ఆహ్, సో, పదింటికల్లా పడుకునేదాన్ని నాకు బాగా పట్టేసేది నిద్ర ఎమ్మటే పడుకునేదాన్ని. ద ఈ వారం రోజుల్లో ఏంటంటే, ఏంటో మెలుకువొచ్చేస్తూండేదసలు నిద్ర పట్టేది కాదు. పన్నెండయ్యేది ఒక్కొక్కసారి పడుకునేసరికి, పొద్దున్న ఇంక మమ్మీ లేపేవారు కాదన్నమాట. అంటే ఎలాగో హాలిడేసే కదా, రెస్ట్ కాబట్టి, పొద్దున్నే ఏంటి ఏ పదో, 11కో లేచేదాన్ని, ఏమో మొత్తం ఇలా మారిపోయినట్టనిపిచ్చేది. ఫుడ్డు కూడా ఏదో తింటున్నా అంటే తింటున్నాను అని గాన్ అన్నట్టుండేది కానీ ఎంజాయ్ చేయడం తగ్గింద
హ్మ్. హుహు. ఓకే. ఆహా! సెలవుల టైముల్లో కాబట్టి. హ్మ్. హుహు. ఎక్కువ ఏం చూసారు మీరు అంత సేపు? అడిక్ట్ అవ్వటానికి దానికి?
అంటే సీరీస్ అన్నమాట. నెట్‌ఫ్లిక్స్‌లో చాలా సీరీస్ కంప్లీట్ చేసేశాను. చాలా బావున్నాయి కూడా. అవి చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండేవి. ఇంకలా చూ
ఆహా! తెలుగు డబ్బింగా? ఇంగ్లీషా?
ఇంగ్లీషే చూసేదాన్ని. ఇంగ్లీష్ అయినా వచ్చిద్దని అట్‌లీస్ట్. <giggles> అలాగా. సో, అలా సీరీస్ చూడడం బాగా అలవాటయింది. కానీ ఆ వారం, 10 రోజులకి చాలా నాకు చిరాకొచ్చేసిందన్నమాట. ఏంటి ఈ సెలవులంతా ఇంకింతే ఉంటే, ఇంకైపోయినట్టే మళ్ళీ కాలేజ్‌కెళ్ళేటప్పటికి
ఇంగ్లీషే చూసె <giggles> ఆ! హుహు. ఏం గమనిచ్చారు? ఏం గమనిచ్చారు ఫేస్‌లో ఏవన్నా తేడా గాని, లాగటం గాని, అట్లాంటియేమన్నా ఆ! మొహంలో?
మొదటయితే ఆ! నిద్ర పట్టకపోవడం ఒకటి గమనించాను. డార్క్ సర్కిల్స్ అనేవి కూడా విపరీతంగా ఒచ్చాయన్నమాట. పడుకుం ముఖ్యం కాదు కాబట్టి. హ్మ్. అవునవును డార్క్ సర్కిల్స్ వచ్చేవి. ఎక్కువగా కదిలేదాన్ని కూడా కాదు గదా! ఆ వారం 10 రోజుల్లోనే ఏంటో వెయిట్ పెరిగిపోయానననిపిచ్చేసింది నాకు. అవును. అవునవును. అస్సలు కదిలేదాన్ని పొద్దున్న నుంచి మళ్ళీ సాయంత్రం మా అమ్మొచ్చి తిట్టేవాళ్ళు, "ఏంటి పొద్దు" ఆవిడ చూసేవాళ్ళు పొద్దున మా అమ్మ ఆఫీస్‌కెళ్ళేటప్పుడు నేను అదే పొజిషన్‌లో ఉండేదాన్న, సాయంత్రం ఒచ్చేటప్పటికి అదే పొజిషన్‌లో ఉండేదాన్ని. చుట్టుపక్కల తిని పడేసిన ఫుడ్డు వ్రాపర్సు, అప్పుడప్పుడు ఇలాంటివి గూడా దర్శనమిచ్చేవన్నమాట. ఇంక మా అమ్మ కూడా తిట్టారు. ఒకరోజింకా నాకు గూడా అనిపిచ్చింది, ఇట్లా గాదులే అని చెప్పి, అప్పుడింకా స్క్రీన్ టైమ్ పెట్టడం నేర్చుకున్నాను. అలవాటు చేసుకున్నా అన్నమాట. హ్మ్. <chuckles> ఆ! అంటే తగ్గించాను. ఇంతకు ముందెట్లా అంటే, ఒక సీరీస్‌లో 16 ఎపిసోడ్స్ ఉన్నాయనుకోండి, 2 రోజుల్లో కంప్లీట్ చేసేదాన్ని. ఒక్కొక్క ఎపిసోడ్ గంటుంటుంది. అంటే 8 గంటలు చూసేదాన్ని. ఆ! అదే, ఇంకా తగ్గిచ్చేసి 3 గంటలు, మాక్సిమమ్ 3 గంటలు పెట్టుకున్నానన్నమాట. ల్యాప్‌టాప్
ఓకే. హ్మ్. డార్క్ సర్కిల్సా అమ్మాయిలకొస్తే అస్సలకి ఏమంటారు దీన్ని తట్టుకోలేరు గదా! డార్క్ సర్కిల్సు? హ్మ్. అయ్యో! పడుకొని చూడటం వల్ల. కదలకుండా. హ్మ్. హ్మ్. అవన్నీ కూడాను. అబ్బా! సరే, కానీ సీరీసులు చూటం అనేది మీరాపలేదు గదా! స్క్రీన్ టైమ్ పెట్టుకున్నారు సరే. హ్మ్. రోజుకి 8 గంటలు, ల్యాప్‌టాప్‌నలాగా చూటం! హ్మ్. 3 గంటలు కూడా ఎక్కువే. బాగా! మీరేదో చెప్తున్నారు గాని 3 గంటలు మాక్సిమమ్ పెట్టుకున్నానని చెప్
8 నుంచి ఇప్పుడు 3కి తగ్గించమంటే, 5 తగ్గించాను నేను అది గుర్తించాలి. సో, అలా <chuckles> అవును. అలా 3 గ
ఆ! అంతేనంటారా? ఆ! సరే, ఇప్పుడు ల్యాప్‌టాప్ అయిపోయింది. ల్యాప్‌టాప్ తరువాత ఫోను, ఫోను ఎలాగా పట్టుకున్నారు?
ఆ! అంటే ఫోనులో నేనెక్కువ చూసేదాన్ని కాదన్నమాట. ఎక్కువ నాకీ సినిమాలు, సిరి లేదు. లేదు. ఎక్కువ నాకు సినిమా సీరీస్ పిచ్చే కాబట్టి ఎక్కువ ల్యాప్‌టాపె వాడేదాన్ని. ఆ తరువాత ఏమైందంటే, ఈ షార్ట్ ఫార్మ్ కాంటెంట్ అనేది రావడం మొదలుపెట్టింది. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా సీరీస్‌లా తీసేవారు. 30 సెకండ్స్ అవునవును. 30 సెకండ్స్ వీడియోస్‌లో కూడా పార్ట్ 1 అని, పార్ట్ 2 అని ఏంటో పార్ట్ 80, 90 దాకా ఉండేవి. ఇంకో అవి చూసేదాన్నన్నమాట. వాటి వల్ల గూడా అలా సమయం గడిచిపోయే
హుహు. సోషల్ మీడియా కూడా పడేది కాదస్సలకీ? అవునా? హ్మ్. హుహు. అలానే ఒస్తున్నాయి. అవును. హ్మ్. ఆహా! అలాగనిపిస్తా ఉంది. అవును. నె అయితే, ఇప్పుడు మరి మీరంతంత సేపు చూస్తున్నారు గదా! అమ్మమ్మ, తాతయ్య ఇంట్లో ఉన్నారు వాళ్ళకి ఆరోగ్యపరంగా గాని, అట్లాంటివయేమన్నా పట్టిచ్చుకున్నారా అట్లాంటియన్నీ లీనవైపోయినప్పుడు?
అవును. హ్మ్. ఆహ్, వాళ్ళ గురించి పట్టించుకోవడమా?
హ్మ్.
ఆ! <chuckles> అంటే కొన్ని సార్లేమైయ్యేదంటే
అంటే ఎందుకు నవ్వారిక్కడ. మీరు వాళ్ళ గురించి పట్టించుకోటవా అని అంటే?
అర్థం కాలేదు వాళ్ళు నా గురించి పట్టించుకోవడమా? నేను వాళ్ళ గురించి
వాళ్ళు మీ గురించి ఎందుకు పట్టించుకుంటారంటే కొంచెం పెద్ద వయసు వాళ్ళు కదా! వాళ్ళని ఏమన్నా పట్టించుకున్నారా? మీరు ఇంట్లో ఉన్నప్పుడు సెలవల్లో అని.
ఓకే. ఆ! ఆ! అంటే మేము ఒకప్పుడేమయ్యేదంటే అంత సమయం గడపడానికి కుదిరేది కాదు. నాకంటూ ఏదో పనులుండేది. లేదా చదువుకోవడవనో, ఎగ్జామ్స్ అనో, బయటికెళ్ళడమనో అలా ఉండేది. ఇప్పుడు ఖాళీగా దొరికింది కాబట్టి, అప్పుడప్పుడు ముగ్గురం కలిసి ఏదన్నా గేమ్స్ ఆడడం అలా జేసేవాళ్ళంమనమాట. కూర్చొని రాముడు, సీత అలా ఆడడం. ముగ్గురం కలిసి టీవీ సీరియల్స్ చూసేవాళ్ళము. వాళ్ళు తాత గారైతే నాకు చెస్ నేర్పిచారన్నమాట. చిన్నప్పుడు ఈ స్క్రీన్ టైమ పెట్టిన తర్వాత నుంచి నేను మళ్ళీ వెళ్లి తాతయ్యతో చెస్ ఆడుకోవడం అనేది ఇట్లా పెరిగిందన్నమాట. వాళ్ళతో సమయం ఎక్కువ గడిపేదాన్ని. హ్మ్.
హ్మ్. హుహు. అవునా? సరిపోయింది. బాగుంది చక్కగా ఉంది కదా! ఇది. హ్మ్. ఆహా! హ్మ్. నైస్ బావుంది. హ్మ్. సరే! ఇప్పుడు స్క్రీన్ టైమ్ కాకముందు. ఇయన్నీ కాకముందు. ఏం చేసారు మీరు? టైమ్ పాస్ అవ్వటానికి కానీ, స్కూల్ టైమ్‌లో ఏమంటారు దీన్ని. ఎట్లాంటి ఆటలు గాని అలాంటియన్ని ఆడేవాళ్ళు మీరు?
హ్మ్. హ్మ్. అంటే నాకు చెస్ అంటే చాలా ఇష్టమన్నమాట చెప్పినట్టు. మా తాత చిన్నప్పటి నుంచి అలా ఆడించి ఆడించి నాకు బాగా నచ్చేది చెస్ ఆడటం అనేది. ఇంకోటెంటంటే పుస్తకాలన్నమాట. ఒకప్పుడు పుస్తకాలెలా చదివేదానంటే నేను. అంటే
అవునా? హ్మ్. హ్మ్. ఏం చదివారు. ఎక్కువ పుస్తకం ఏం చదివారు మీరు బాగా? టెక్స్ట్ బుక్‌లని మాత్రం చెప్పకండి.
కథల పుస్తకాలండి. టెక్స్ట్ బుక్కులు కాదు. <chuckles> లేదు లేదు. కథలు పుస్తకాలు అవ్వనివ్వండి తెలుగు నవళ్ళు, ఇంగ్లీష్ నవళ్ళు, ఇలా మా అమ్మకి పుస్తకాలంటే చాలా ఇష్టమాన్నమాట. ఇంటి నిండా చాలా పుస్తకాలుండేవి. ఒకప్పుడు ఇంకా మా అమ్మ నాకు బోర్ గోడుతుందన్న ప్రతిసారి అప్పుడు అంటే నేనేమి ఎక్స్‌పెక్ట్ చేసేదాన్ని. ఫోన్ ఇస్తాదేమో అనుకునేదాన్ని. మా అమ్మ చేతిలో ఒక బుక్ పెట్టేది. ఇది చదివేసి యేరా నేనడుగుతాను.
<chuckles> ఆ! ఓకే. <chuckles> అవునా? హ్మ్. అది. ఆ! ఇది చదివేసిరా అని జెప్పేసని. ఫోన్‌లప్పుడు స్మార్ట్ ఫోన్‌లే ఉన్నాయా మీ మమ్మీ గారి దగ్గర. మీరు బుక్స్ చదివేటప్పుడు?
ఓకే. ఆ! అంటే కొంచెం లైక్ నేను ఆరో తరగతి, ఐదో తరగతి అలాన్నమాట. అప్పుడున్నాయి ఇంకా ఫోన్లు మామూలుగానే. హ్మ్. సో అదే బుక్ ఇచ్చి ఇది చదివేసిరా <laughs> అనేసి ఇది చదివేసిర నేనడుగుతా నిన్ను నువ్వు కరెక్ట్‌గా జెప్తే అప్పుడు క ఒక కొంచెం సేపు ఫోను ఇస్తా అని జెప్పేవాళ్ళన్నమాట.
అది. సంగతి. హ్మ్. చక్కగా జెప్పారు. అమ్మగారు. మీరు కాదు. <chuckles> ఏం జూసేవాళ్ళు అప్పుడు ఆరో తరగతిలో ఉన్నప్పుడు?
అంటే గేమ్స్ ఆడేదాన్ని. ఇట్లా బార్‌బీ గేమ్సని, కుకింగ్ గేమ్సని. అప్పుడు అవొక <chuckles> ఆనందం గదా! గేమ్స్ ఆడడం అనేది.
అబ్బో! ఫ్రూట్ నింజా, ఫ్రూట్ నింజా, టెంపుల్ రన్ను, సబ్‌ వే సర్ఫర్సు ఇయన్నీ ఆడారా?
ఆ! సబ్ వే సర్ఫర్స్. అవునవును. చక్కగా ఆడాను. ఇంకా అలా ఒక మా అమ్మ ఒక బుక్ పుస్తకం ఇచ్చేవారన్నమాట. ఎక్కువగా అయితే కథల పుస్తకం గాని, ఆటో బయోగ్రఫీస్ ఇచ్చేవారు. అబ్దుల్ కలాం వింగ్స్ ఆఫ్
చక్కగాడారా. హ్మ్. ఓకే. ఎవరెవరిది చదివారు, 'అబ్దుల్ కలాం' గారిది చదివారా?
ఆ! చదివాను. 'గాంధీది' చదివాను, 'వై ఐ కిల్డ్ గాంధీ' అని గాడ్సేది <chuckles> చదివాను. ఇలా రకరకాల పుస్తకాలకి బాగా అలవాటు పడ్డాను. ఇంకా నవలలైతే నాకు చాలా నచ్చాయి. ఎందుకంటే 4, 500 పేజీలు ఉంటాయా, మనం అన్ని పేజీల్లో ఆ క్యారెక్టర్స్‌తో అలా ట్రావెల్ చేస్తూ ఉంటాము. వాళ్ళ పర్సనాలిటీస్ ఏంటి చాలా బాగా అనిపించేదన్నమాట. ఒక ప్రపంచంలో ఉన్న
హ్మ్. ఓహ్! ఆ! హ్మ్. అదా! అవును. హ్మ్. చక్కగా ఉంటాయి నోవెల్స్ అన్ని కూడాను. ఎలాగ తెలుగు నవెల్సే చదివేవాళ్ళా లేకపోతే ఇంగ్లీష్ కూడాను వెళ్తా ఉండేవాళ్ళా?
అవునవును. అలా పుస్తకం హ్మ్. 2 చదివేదాన్ని. మొదటిగా అయితే ఇంగ్లీష్ తోనే మొదలు పెట్టా అన్నమాట. ఎనిమిదో తరగతిలో ఉన్నప్పుడు మా లైబ్రరీ‌లో 'సుధామూర్తి' నోవెల్స్ ఉండేవి ఇంగ్లీష్‌లో అవి చదవడం ఆ! అవునవును. ఆవిడ రాసిన నవెల్స్ ఉండేవి. అవి చదివానన్నమాట. అవి చాలా నచ్చాయి నాకు. ఇంకా వరస పెట్టేసి
హుహు. 'సుధామూర్తి' గారంటే ఈమె ఇన్‌ఫోసిస్‌కి సంబంధించిన ఆమె గదా! హ్మ్. ఆ దేని గురించి చెప్పారండి ఆమా 'సుధామూర్తి' గారు?
ఆవిడ నవల్స్ ఎక్కువగా ఏంటంటే, ఇండియన్ వుమెన్ గురించి, వాళ్ళ లైఫ్ ఆ! ఎక్కువ వుమెన్ ఎంపవర్మెంట్ గురించి ఉండేవి.
ఉమెన్ ఎంపవర్మెంట్. హుహు. ఓకే.
అది వరస నాకు చాలా నచ్చడంతో వరుస పెట్టి, ఇంకా ఆవిడ పుస్తకాలు చదివాను. ఆ తరువాత తెలుగు పుస్తకాలు చదివాను. మా తాతయ్య కొన్ని సజెస్ట్ చేశారు, మా అమ్మ సజెస్ట్ చేశారు. అలా యండమూరి వీరేంద్రనాథ్ గారని, అట్లా వోల్గా కథలని చెప్పి, అలా తెలుగువి చదివాను.
హుహు. సరే, చిన్నప్పుడు మరి ఇంత చేసారు గదా! మీరు ఫోను నుంచి పక్కకి తప్పుకోడానికి.
అవునవును. <chuckles>
మరి సెలవుల్లో ల్యాప్‌టాప్ పట్టుకొని ఎందుకు నెట్‌ఫ్లిక్స్ జోలికే ఎళ్లారు మీరు?
అదే కదా! అప్పుడింకా కోవిడ్ సమయం కదా, ఇంకా వినడానికి పట్టుండేది కాదు. ఆన్లైన్ క్లాస్‌లా ‌అన్నిన్ని గంటలు వినేవాళ్ళం గాదు. అప్పుడి ఇది బాగా అలవాటైపోయింది. అలా క్లాస్‌ఆన్ జేసిపెట్టేసి
అది! సంగతి. హ్మ్. హ్మ్. ఒక ట్యాబ్‌లో క్లాస్ పెట్టుకునేవాళ్ళు ఇంకో ట్యాబ్‌లో నెట్‌ఫ్లిక్స్ పెట్టుకున్నారా?
హ్మ్. అవునవును. అప్పుడింకా ఈ కొరియన్‌డ్రామా మా ఫ్రెండ్స్ అప్పడికే కొరియన్‌డ్రామాలు చూసేవాళ్ళు. నేను వాటి జోలికి వెళ్ళలా, ఈ కోవిడ్ కారణంగా వాళ్ళింకా ఓ చావకొట్టారనమాట "ఒక్కటైనా చూడు, నీకు నచ్చిద్ది, నచ్చిద్ది, నచ్చిద్ది" అని చెప్పి. అంటే నాకు లవ్ స్టోరీస్ చాలా ఇష్టం అనమాట. లేదు, లేదు నేను ఫస్టు ఆహ్, 'ద హెయిర్స్' అని చెప్పి 'ద బాయ్స్ ఓవర్ ఫ్లవర్స్' అని ఒకటి స్టార్ట్ చేశా. అది యాక్చువల్లీ నాకు చాలా నచ్చింది. అంటే నాకు లవ్‌స్టోరీస్ చాలా ఇష్టం అన్నమాట. ఎంత దారుణంగా ఉన్నా, ఎంత క్రింజ్‌గా ఉన్నా, చూసేస్తాను బా అనిపిస్తాది నాకు ఎండ్ అది అలానే అన్నమాట. చాలా ఏంటి, 16 ఎపిసోడులు ఉండేది, నేనేంటి, సగం ఎపిసోడ్స్ జరిగా ఏడుస్తూనే జూసాను. ఆ అమ్మాయికి ఏంట్రా ఇన్ని కష్టాలు అని.
షో నో! హుహు. మీరేం జూసారు 'స్క్విడ్‌గేమ్' జూసారా? ఆ! అవునా? హుహు. <chuckles> ఆ! ఓకే. అయ్యో! ఇంత ఎమోషనల్‌గా ఉన్నారేంటండి బాబు! మీరు.
ఇంకా అలా కొరియన్‌డ్రామలు అలవాటు అయిపోయాయి. నెట్‌ఫిక్స్‌లో ఇంకా కొరియన్‌డ్రామలు చూడడం అబ్బో! ఒకప్పుడైతే ఆ పిచ్చి కొరియన్‌డ్రామాస్ అంటే.
ఆ! పిచ్చి పిచ్చిగా ఉండేదన్నమాట మొత్తం అంతా కూడాను. బాగా చూస్తా ఉండేవాళ్ళు అమ్మే అదే చాలా వరకు ఇళ్ళల్లో చూసాం. మా చెల్లెలకి కాని, ఆల్లు ఈళ్ళు బాగా చూస్తా ఉన్నారనమాట. మేము హ్మ్.
<chuckles> తర్వాత ఇంకా ఇట్లా కాదని చెప్పి, చాలా కష్టపడి ఇంకా అన్ని
ఎవరన్నా మరి ఇంట్లో అన్నయ్యలు కానీ, అలాగా ఎవరన్నా ఏడిపిచ్చారా? వాళ్ళ మొఖాలేం బావుంటాయి? ఇలాగా అది ఇదని జెప్పేసనుకుంటా.
అబ్బో! తప్పకుండా మా తమ్ముడండి, నేను చూసి ఆ హీరోస్ వాళ్ళ పోస్టర్స్ అవి ఇవి తెప్పిచ్చుకునేదాన్ని, మా తమ్ముడు అసల "వీళ్ళందరూ ఒకేలా ఉంటారు. నేననెంతసేపు చూసినా కూడా, వీళ్ళలో ఎవరెవరు అని నాకు అర్థం కాదు."
ఆ! <giggles> ఇది ఖచ్చితంగా. ప్రతి ఇంట్లోనూ ఇలాంటియన్నీ కూడా జరుగుతూ ఉండేయన్నమాట. అయితే, ఇప్పుడు మరి అలాగా, చూస్తా ఉన్నారు కదా! బయటికి రావటానికి గల కారణం ఏంటి మీరు?
హ్మ్. అవును ఆ! అంటే ఒకరోజు ఇంక మా అమ్మ తిట్టారు. ఫస్టు అక్కడ మొదలైంది. మొదలై
ఎలాగా? ఏ సందర్భంలో అంటే ఏయి అంటే, నాకొక ఇది కావాలి ఎలా తిట్టారు మిమ్మల్ని అని చెప్పేసనేది?
అవును. అంటే ఆరోజేంటంటే లే మా అమ్మ లేపారు నన్నెందుకొ ఏదో పనుందని జెప్పి. ఆ పని చేసాక నేనింగ నెట్‌ఫ్లి‌క్స్ పెట్టుకొని కూర్చున్నాను. మళ్ళీ సాయంత్రం మా అమ్మొచ్చేటప్పటికి అదే పొజిషన్‌లో ఉన్నాను. చుట్టూ ఇంకా చాక్లేట్ వేపర్సన్నీ ఉన్నాయి. వాటర్ గ్లాస్ కూడా కిందే ఉంది. ఇంకా మా అమ్మ ఫుల్ తిట్టారనమాట. "అసలు ఏంటి హాలిడేసని నిన్ను ఒదిలేస్తున్నాము. కొంచుం రిలాక్సవుతావని. అలా దానికోసం ఇంత ఇంత పిచ్చి, పిచ్చిగా బిహేవ్ జేస్తావా. నీ వాటర్ గూడా నువ్వు తెచ్చుకో" బేసిక్‌గా ఆరోజు వాటర్ గూడా నాకు మా అమ్మమ్మ తెచ్చిచ్చారనమాట. ఇంక జూసుకో
హ్మ్. హ్మ్. హ్మ్. హుహు. అయ్యో! మీరు సేవ చేయాల్సిందమ్మమ్మకి మీరు అమ్మమ్మ చేత సేవలు జేయించుకున్నారక్కడ.
ఎ అదే ఇంక మా అమ్మ ఫుల్లు తిట్టారు. ఇంకా ఆ రోజేంటంటే నేను చాలా బాధ కోపమొచ్చింది ఫస్టు హాలిడేసే గదా! రిలాక్సవ్వనివ్వచ్చు కదా! అని ఆ తర్వాత అనలైజ్ చేసుకుంటే, నాకు అనిపిచింది మరీ టూ మచ్ చేస్తన్నాను. మా అమ్మ అన్ని రోజులు ఏమనలేదు.
ఆహా! హ్మ్. అంత, అంటే ఎలా తెలిసింది మీకసలికి మీరు టూ మచ్ చేస్తున్నారని చెప్పేసని.
అంటే నిజమే కదా! అన్నన్ని గంటలు చూడ్డం, నాకు అర్థమవుతుంది గదా! నాకు అంత ఎండ్ ఆఫ్ థ డే‌కి నేనేమైనా సాటిస్‌ఫై‌డ్‌గా ఫీలవుతున్నానా అంటే, అది గూడా లేదు. గిల్టొచ్చేసింది. కొన్ని రోజులికి. టైమంతా వేస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు హాలిడేసంటే, ప్రొడక్టివ్‌గా ఉండాల్సిన అవసరం లేదు. అలాగని <smacks lips> ఇన్నిబ్బందులు గూడా కొని తెచ్చుకోల్‌ కూడదు కదా! నేను సరిగ్గా నిద్రపోవట్లా, సరిగ్గా ఫుడ్ తినట్లేదు, బయటికెళ్ళట్లేదసలు ఉన్న ప్లేస్‌లో ఉన్నట్టుంటున్నాను. బయటకి ఇంతకు ముందయితే టెర్రేస్ మీదకెళ్లి వాకింగ్ చేసేదాన్ని సాంగ్స్ వింటూ అట్లాంటియన్ని పోయాయి. ఇలాంటివిలాంటివి దేని
హ్మ్. అదే కదా! ఆ! అంతే కదా మరి. హుహు. అంతే. హ్మ్. అన్ని పోయాయనమాట మొత్తమంతా గూడాను. అయితే, లైక్ ఇయన్ని చేసారు కదా! అంటే దాన్ని చేసిన తర్వాత, మీకు వచ్చిన పరిణామాలేంటి? అలా చేయటం వల్ల?
హ్మ్. హ్మ్. అవునవును. హ్మ్. ఇలా టైమర్స్ పెట్టుకోవడం వాటి వల్లా?
అంతే.
ఆ! సో దానివల్ల ఏమైందంటే ఫస్ట్ ఫోకస్ అనేది కొంచెం డ్రాస్టిక్‌గా ఇంప్రూవ్ అయింది. ఒకప్పుడేంటంటే ఎవరన్న ఏదన్న జెప్తున్నారనుకో అది కొంచెం ఇంట్రెస్టింగ్‌గా లేకపోయినా కూడా అంత వినేదాన్ని కాదన్నమాట. ఇప్పుడు అలా కాదు. మొత్తం వింటున్నాను. అంటే వాళ్ళు చెప్తున్నారంటే, పక్క ఏదో ఒక అర్థం ఉండిద్ది కదా! కాబట్టి తప్పకుండా వింటున్నా. ఆ! కాన్సంట్రేషన్ గా కూడా
హ్మ్. ఓకే. అవును. అంతేగా మరి. అంతేగా మరి. హ్మ్. మీరుగూ ఆహ్, మీరు చిన్నప్పుడు పుస్తకాలు బా చదివారని జేప్పారు గదా! ఇందాకడ. హ్మ్. కదా! పుస్తకాలు చదివినప్పుడు ఏంటి అనంటే ఆ! అంటే ఏం గమనించారు మీరు? ఒక్క పాయింట్‌లో చెప్పరు పుస్తకం మొత్తం మీరు దెగ్గెర దెగ్గెర ఒక 800 పేజీలో, 900 ఉంటదనుకుంట. అది ఒకొక్క పుస్తకం. హ్మ్. అంత ఓపిక ఉన్న వ్యక్తులు మీరు, ఒక్కసారిగా అంత ఓపిక లేకుండా ఎలా అయిపోయారు?
అవునవును. మళ్ళీ చదవడం మొదలుపెట్టాను. అవునవును. అవును. ఉంటుంది. అదే. అంటే ఈ ష అది ఎక్కువ దేని వల్ల జరిగిందంటే ఈ షార్ట్ ఫార్మ్ కాంటెంట్ వల్లే జరిగింది. అంటే మనకు 30 సెకండ్‌లలోనే ఇన్స్‌స్టాంట్ గ్రాటిఫికేషన్ ఒచ్చేస్తుంది గదా! దాని వల్ల ఐటెమ్స్ అనేది చాలా తగ్గిపోయింది. అలా స్క్రోల్ జేస్తూ ఉంటే ఆ!
అంతేనా? అది. చాలా చక్కగా చెప్పారు ఈ పాయింట్ మాత్రం. నాకు భలే! అనిపిచ్చిందిది. హ్మ్. క్లాప్స్ కొట్టొచ్చు అనిపిచ్చింది. ఈ షార్ట్ కంటెంట్ వల్ల మీరు ఎక్కువ ఎదుటి వ్యక్తి దగ్గర నుంచి వినకపోవటం కాని, ప్రతిది కూడాను అంతంత ఫాస్ట్‌గా తెలుసుకోవాలి అనుకోవటం కాని
ఆ! ఆ! మనం కాంటెంట్ కూడా లూజ్ అయిపోతాం. ఇంతకు ముందెదన్నా విన్నామనుకో ఇది ఫేకా? నిజమా? అసలు దీని ముందు ఏం జరిగింది? వెనకేం జరిగింది? ఇదంతా ఆలోచించేవాళ్ళం. ఇప్పుడు అది గాదు. ఆ 30 సెకండ్‌లు ఏం జూస్తున్నామో దానివల్లనే మనం ఒక అభిప్రాయం అనేది ఫార్మ్ చేసుకుంటున్నాం. కీర్కి లాంటి వాళ్ళని నమ్మేస్తున్నాము. సెలబ్రిటీస్ గురించి ఏదేదో నమ్మేస్తున్నాం. <smacks lips> ఇలా అంతా చూసి ఇంత అనవసరమైనన విష
ఆ! అవును. హ్మ్. అదే కదా! కదా! 3 గంటల సినిమా ఉన్నదని, 30 సెకండ్లు రివ్యూ జెప్పేస్తారు.
అదే అదే. ఇంకా అవన్నీ చాలా మార్చుకున్నానన్నమాట. ఇప్పుడు మళ్ళీ బాగా పుస్తకాలు చదువుతున్నాను. రోజుకి అట్‌లీస్ట్ 100 పేజీలన్నా, చదవాలని నియమం పెట్టుకున్నానన్నమాట. దాన్నలా
హ్మ్. యది. హుహు. ఏం జేస్తారండి 100 పేజులు చదివి? మరీ ఎక్కువండి బాబు. ఎక్కువ పుస్తకాల్లో చదివేసినా గాని. కొంచెం
టేస్ట్ చెయ్ ఏమో బావుంటుంది. నాకిష్టమన్నమాట. అలా పుస్తకాలు చదవడం నాకు అదే
ఇష్టమైతే పర్లేదు. ఇష్టమైతే అది ఇంట్రెస్ట్ అది వేరు. అంటే దీని గురించే మీరు పెట్టుకున్నారు అని చెప్పేసనంటే అది కొంచెం 100 పేజీలనంటే మాన్
ఆ! చాలా ఇష్టం. హ్మ్. ఆ! అది కాదు. అంటే ఇది తగ్గించాలని చెప్పి మళ్ళీ ఆ పూర్వ అలవాటుని మళ్ళీ అలవాటు చేసుకున్నానన్నమాట. ఇప్పుడైతే నేను అసల
హ్మ్. అది. హ్మ్. తగ్గించాలని అని బయటికి రావటం అనేది ఉంది చూసారా మీరు? త్వరగానే కోలుకున్నారన్నమాట. ఈ సెలవులు ఏదైతే ఉన్నాయో దాంట్లో నుంచే మీరు త్వరగా బయటికోచ్చేసారు.
అవునవును. తప్పుకుండ. హ్మ్. అవును. ఒకప్పుడైతే నేను రోజుకో పుస్తకం చదివేసేదాన్ని. అంటే 3,4 వందల పేజీలు నోవెల్ అయితే రోజు చది ఒక రోజులో చదివేసేదాన్ని. అలాంటిది ఈ మధ్యలో అసల అలవాటే పోయింది. మళ్ళీ ఇప్పుడు చిన్న చిన్నగా చదువుతున్నాను. నెలలకొక పుస్తకం అయినా కంప్లీట్ చేయడం అలా. ఇప్పుడంటే ఖాళీ ఉండట్లేదు. ఉద్యోగం అని చెప్పి, చదువు అని చెప్పి వేరెవో ఉన్నాయని అలా సమయం ఉండట్లేదు. కానీ సమయం ఉన్నప్పుడల్లా ఫోను చూడడం కంటే పుస్తకాన్ని చూడడం ఎక్కువ అలవాటు చేసుకుంటున్నాను. బాగ్‌లో పెట్టుకుంటున్నాను. హ్మ్. ఇలా. అవునవును. హ్మ్.
హ్మ్. అవునా? హ్మ్. హుహు. అంతే గదా! అంతే గదా! హ్మ్. చాలా చక్కగా చెప్పారు. అమ్మో! హ్మ్. ఫోను చూడటం కంటే పుస్తతమ్ పుస్తకం చూడటం బెటర్ కదా! <giggles> అని జెప్పేసని జెప్పారు. అమ్మో! ఎంత చక్కగా జెప్పారసలకి. చాలా చక్కగా చెప్పారండి ప్రతిది కూడాను. హ్మ్. మీతో మాట్లాడటం నాకు చాలా సంతోషం అనిపిచ్చింది. ధన్యవాదాలండి.
హ్మ్. నాకు కూడా రెచి మనం తప్పకుండా మళ్ళీ మాట్లాడదాం. అభినంద్
తప్పకుండా అండి. ధన్యవాదాలు.